ఆహా! అవునండి.
ఆ! ఇలాగ సాంగ్స్‌కి ఇష్టపడతారు. ఆ టైమ్‌లో సాంగ్స్ అన్ని కొంచెం డిఫరెంట్‌గా ఉండేవి. ఆ లిరిక్స్ గాని లవ్ స్టో లవ్ సాంగ్స్ గాని చెప్పాలంటే ఇప్పటికీ ఆయన సాంగ్స్ కొన్ని మనకి యూట్యూబ్‌లో ఇప్పటికి ఫేమస్సే. ఇప్పుడింకోటి మీరు కొత్త ట్రెండ్ ఒకటొచ్చింది మనకి. పాత సాంగ్స్ అన్ని తీసుకొచ్చి కొత్తగా రీమేక్ చేసి మరి పాటలు పెడుతున్నారిప్పుడు. మనకి ఎక్కువగా ముఖ్యంగా గమనిస్తే లోకేష్ కంగరాజన్ సినిమాల్లోనే. లోకేష్ కంగరాజు గారి సినిమాల్లో మీకు నాన్ స్టాప్‌గా సాంగ్స్ పాత సాంగ్స్ అన్ని తెచ్చి మనం కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. అది కూడా బాగుంటుందండి యాక్చువల్లి! ఐడియా బాగుంది! ఈ
ఆహా! ఓకే అండి. ఆహా! ఆ! అవునండి. ఆ! అవునండి. అవునవును. బాగుంటుంది కానీ అప్పట్లో ఏంటంటే ఇన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఉండేవి కాదు. ఆహ్, వాళ్ళకున్న ఇన్‌స్ట్రుమెంట్స్‌తోనే వాళ్ళు వాయించి మరి ఆ సాంగ్ పాడే రీతి కానీ చాలా బా అనిపించేదసలు. ఆళ్ళకున్న నాలెడ్జ్‌కి ఆ టైంలో చాలా బాగుంటుంది!
మరిప్పుడు అప్పట్లో పాటలు స్పష్టంగా ఉండేవండి. క్లియర్‌గా, క్లారిటీగా ఒక ప్ ఒక సందర్భం ఉందంటే ఆ సందర్భంలో ఒక ఆహ్, హీరో గాని, హీరోయిన్ గాని అసలెందుకు కలుసుకున్నారు? వాళ్ళిద్దరు కలవడానికి రీజన్ ఏంటి? ఆ రీజన్‌తోనే ఆ కథంతా ఆ పాటలో రచనంతా ఉండేది. ఇప్పుడు ఏంటంటే హీరో హీరోయిన్‌ని కలిస్తే పా వెంటనే మాస్ సాంగ్ పడిపోతుందక్కడ! సంబంధం లేకుండానే! గెంతేస్తా ఉంటారు. ఎవరు నెక్స్ట్ ఒక వర్డ్‌కి ఒక వర్డ్‌కి సంబంధమే ఉండదు! పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకొని ఎళ్ళిపోతూ ఉంటారు అంతే.
అవునవును. రీజన్ అండి. అవును. అవునండి. <laughs> అవునండి. అవునండి. అవునండి.
మొన్న ఆ సాంగు, ఈ సాంగే కాదండి బోలెడు సాంగ్‌లు. ఇప్పుడు హబీ ఆహ్, హల హబీబీబీ అనే సాంగుంటది. ఆ సాంగ్ లిరిక్‌లు నాకిప్పటికీ అర్థం కావు! <smacks lips> సాంగయితే బాగుంటుంది. ఆ!
అవునండి. <laughs> ఆళ్ళు ఆ సాంగ్ వినడానికి బాగుంటుంది. కానీ ఆహ్, దానికి మీనింగంటే అనేది అర్థం కాదు అవును. <chuckles> నేను కూడా వింటానండి ఆ సాంగు. నేను కూడా చాలా నాకు చాలా ఇష్టం ఆ సాంగంటే.
కానీ అర్థం కాదు. ఖచ్చితంగా సాంగు సూపర్ అండి! సాంగ్ డాన్స్ ఏయడానికైతే అద్దిరిపోద్ది ఆ సాంగు! కానీ లిరిక్‌లు మీరు గమనించండి మనకంత అర్థమే కాదు ఆ సాంగులు! ఏవో పిచ్చి పిచ్చి లిరిక్సు, పిచ్చి పిచ్చి దారుణంగా ఉంటాయి! సో, ఈ ఫ్యామిలీ మా ఫ్యామిలీ పరంగా అయితే సంగీత ప్రేమికులు ప్రేమికులమే అందరం.
అవునవును. ఆ! అండి. అవును.

ఆహ్, మా ఫ్యామిలీ‌లో ఏంటంటే అండి అందరికి సాంగ్స్ అంటే బాగా ఇష్టమండి సంగీతం గాని, సాంగ్స్ గాని ఆహ్, ఏ సాంగ్స్ అయినా మెలోడీ అవ్వచ్చు, లేదంటే క్లాసిక్ అవ్వచ్చు లేదంటే ఆహ్, మాస్ సాంగ్స్ అవ్వచ్చు. ఏవైనా బా మా ఫ్యామిలీ బా ఇష్టపడతాం, బా డాన్స్ అవి ఏస్తాం అన్నీ బా ఎంజాయ్ చేస్తాం అండి ఇంట్లో అయితే. కాకపోతే బయటికెళ్ళినప్పటికైతే <giggles> డాన్స్‌లవి వేయలేను గానీ ఇంట్లో అయితే ఎస్తూ ఉంటాను.
ఆహా! ఓకె. ఆహా! ఓకె. <chuckles> అమ్మో! అంటే మీలో ఒక డాన్సర్ కూడా ఉన్నారనమాట. <chuckles>
ఈ డాన్స్ అంటే చాలా చిన్న నాకు డాన్స్ ఏం రాదండి. ఏదో పిచ్చిగా గెంతుకుంటానంతే ఒక్కడిని.
<chuckles> ఆ!
ముఖ్యంగా మా మా మా పాప, చిన్న పాప ఉంటుందండి. 3 ఇయర్స్ మా పాపకి. తను నేను ఎవ్రి సండే మార్నింగ్ మాత్రం పాటలు పెట్టుకొని, డాన్స్ ఎస్తా ఉంటాం ఇద్దరమును.
ఆహా! ఓకె. ఆ! ఓకె.
అది మాకు ఎవ్రి వీక్ కంపల్సరీ. సండే మార్నింగ్ మాత్రం కంపల్సరీ ఇద్దరం డాన్స్ ఎస్తాం. ఈ ఆహ్, 'బేబీ జాన్' సినిమా ఉంది కదా హిందీ సాంగు.
ఆహా! ఆ! అవునండి.
అందులో సాంగుంటది 'పిక్కిలిబూ' అనే ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్‌కి ఇద్దరం కలిసి డాన్స్ ఎస్తాం. నెక్స్ట్ విజయ్ సినిమా ఉంటది వారసుడులోనే అందులో ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్‌కి ఇద్దరం డాన్స్ ఎస్తాం. సో బా ఇష్టపడ ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తాం నెక్స్ట్ మా బ్రదర్‌కి బాగా పాటలు ఇష్టమండి. తనేంటంటే బాగా పాటలు పాడేవాడు కూడా స్కూల్ టైమ్‌లో కూడా. మేము స్కూల్ చదివేటప్పుడు వాడు నా జూనియర్ మా తమ్ముడు. వాడు స్టేజ్ మీద పాడుతుంటే, నాకు చాలా హ్యాపీ‌గా ఉండేది మా ఓళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ "అరే! మీ తమ్ముడు రా మీ తమ్ముడు" అనేవాళ్ళు. నాకు భలే అనిపించేది ఓకె వ వాడు బాగ పాడుతాడండి.
హుహు. అవునండి. అవును. ఆహా! ఓకె అండి. ఆ! ఆహా! ఆ! హ్మ్. మన మన ఫ్యామిలీలో మన మన ఫ్యామిలీలో మనోళ్ళెవరన్న మన గురు మన గురించి గాని, <smacks lips> అంటే మన తరపున ఎళ్ళినప్పుడు మనకి మమ్మల్ని మనల్ని పొగుడుతుంటే, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎక్సైట్ అయిపోతుంటాం.
మనం ఎక్సైట్ అవుతాం. ఆ! అల అలా ఉండేదండి. వాడు స్టేజ్ మీదకు రాగానే మావోళ్ళందరూ "అరే మీ తమ్ముడు రా, మీ తమ్ముడు రా!" అనేవాళ్ళు నాకు గొప్ప హ్యాపీగనిపించింది. వాడు కూడా బాగా పాటలు పాడేవాడండి. యాక్చువల్లీ కొన్ని కొన్ని క్లిష్టమైన పదాలను కూడా చాలా ఈసీ‌గా చెప్పగలడు.
<giggles> ఆ! ఆహా! ఓకె.

ఆహా! ఓకే. అండి. అన్
మా వైఫ్ కూడా అంతే హిందీ సాంగ్స్ అవి ఎక్కువింటారు. ఇప్పుడు నా దగ్గరికచ్చేసరికి ఏంటంటే, నేను కొంచెం మెలోడీ సాంగ్స్ ఇష్టపడుతుంటాను. స్మూత్‌గా. చూడు మా మా పాపది అనుకోండి. ఏ సాంగ్ గెట్టినా పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసుకుంటది అంతే కూర్చొని. <chuckles>
ఆహా! ఓకే. అవునా? ఓకే అండి. <giggles> ఆ! చిన్నతనంలో ఇంకా మనకి అదంతే ఏది ఏం తెలీదు. మ్యూజికొచ్చిందా? ఎగిరేమా, గెంతమా అన్న విధంగా ఉంటది.
అంతే పైగా మా ఫ్యామిలీ కొంచెం ఆహ్, సంగీతం అనేది బాగానే ఇష్టపడతామండి. ఎందుకంటే, పాపకి కూడా భరతనాట్యం నేర్పిస్తున్నాం. 3 ఇయర్స్‌కే జాయిన్ చేసేస్తాం అని. అంటే స్కూలు జాయిన్ చేయనన్నాను నేను యాక్చువల్ మా ఇంట్లో వాళ్ళతోని. నేను స్కూలు జాయిన్ చేయను 4 యఇయర్స్ వరకు అని చెప్పి వాదించాను. ఓకే. మరి పిల్లల్ని ఏంటంటే, సరే ఏదో ఒకటి ఉండాలి కదా యాక్టివిటీ అయితే భరతనాట్యం నేర్పిస్తాను అని చెప్పి చె జాయిన్ చేశాను. ఎంత ముద్దుగా డాన్స్ చేస్తాదంటే భలే! ఎస్తది డాన్స్ చిన్న, చిన్న బు స్టెప్‌లేసుకొని.
ఆహా! ఓకే. అండి. అవునండి. ఆహా! ఓకే. అవునండి. ఆహా! ఓకే. <giggles> అవునండి. అంటే మీరు <smacks lips> అంటే మీరుప్పుడు అనుకుంటున్నారు కదా! ఇలా మా పిల్లల్ని జాయిన్ చేసామని అలాగే మీరు ఎప్పుడన్నా అనుకున్నారండి? ఇలా సింగర్ అవ్వాలని కానీ, లేదంటే డ్యాన్సర్ అవ్వాలని కానీ ఎప్పుడన్నా అనుకున్నారా అలాగా?
అవును. అస్సలు అనుకోలేదండి నాకసలు. మీరు చెప్తున్నాను కదా! నేను <chuckles> పాటలు అసలు నా నోట్లోని పాటలు రావు. ఒకవేళ పాడు పాటచ్చినా అది నేనే హంమ్ చేసుకుంటాను మనసులో తప్ప బయటకి పాడలేను. నెక్స్టు డాన్స్ కూడా అస్సలెయ్యను. మా పాపతో గెంతుతాను అంతే. అటు దయ మా పాప గెంతుతది. నేను గెంతుతాను. ఇద్దరం కలిసి గెంతుతాఉంటాం అంతే. డాన్స్ పెద్దగా గొప్పగా మేము వెయ్యను. నెక్స్ట్ నా బ్యాచలర్ పార్టీ‌లో నేనైతే డాన్స్ చేసాను గానీ, అది కూడా అదే గెంతడమే పెద్ద సూపర్ స్టెప్‌లు వెయ్యడాలు అవి ఏం రావు. మా మా మళ్ళీ మా బ్రదర్ పాడుతాడండి పాటలు చెప్పాను కదా! మీకు స్కూల్లో పాడేవాడు. నెక్స్ట్ ఇంట్లో కూడా పాటలు పాడితే చాలా బాగా పాడతాడు. ఆ లిరిక్స్ టబ్ హిందీ మీకు హిందీ లిరిక్స్ కూడా చాలా ఎక్సలెంట్‌గా గుర్తుపెట్టుకొని పాడుతూ ఉంటాడు పాటలన్నీ. ఇక మా మ మా మదర్ ఏదో గమనించినట్టైతే మార్నింగ్ టైమ్ గుడి పా దేవుడి పాటలు పెడతా ఉంటారు. తరువాత కూడా మేము ఏ పాట ఎడితే ఆ పాట వింటారు. మాస్ పాట ఎడితే మాస్ పాట వినేస్తారు. ఆహ్, క్లాస్ మెలోడీ సాంగ్ ఎడితే మెలోడీ సాంగ్ వినేస్తారు. ఈ మే మేము ఏ టీవీ ఎస్తే ఆ టీవీ <chuckles> చూస్తారు పాపం. ఏమనరు. మేమేదేట్టినా చూస్తారు.
<chuckles> అయ్యో! ఆహా! అవునండి. <chuckles> అవునండి. ఆహా! ఓకే. అండి. ఆ! అవునండి ఆహా! ఓకే. అవునండి. అవునండి. <giggles> అవునా!

అహా! జానపద గీతాలంటే నించి నాకు అంత ఐడియా లేదండి. మా నాన్నగారు చెప్పినవే. మా నాన్నగారికి ఆ సాంగ్స్ కొంచెం ఇష్టపడుతూ ఉంటరు. ఎందుకంటే మా తాతగారి దగ్గర రేడియో ఉండేదండి. ఆ రేడియో‌లోనే పాత సాంగ్స్ ఒచ్చేవట. మా డ్యాడీ‌కి అవి బాగా కనెక్ట్ అయ్యేవి చిన్నప్పుడు. మా తాతగారు వినేవన్నీ మా డ్యాడీ కూడా వినేవారంట.
ఆహా! ఓకే. ఆహా! ఓకే అండి. ఆహా! అవును. మాయం ఆహా! ఉకు మండి. మాక్కూడా అంతేండి. ఏంటంటే మా అత్తయ్య వాళ్ళింటికెళ్ళేవాడిననమాట. ఆళ్ళె‌ప్పుడో‌ళ్ళో గదా మనుసులు. ఆళ్ళు <smacks lips> రేడియో పెట్టుకొ అమప్ మనకిప్పట్లో అంటే ఫోన్‌లొచ్చేశాయి కానీ, అప్పట్లో ఏంటంటే రేడియోలు ఇయన్నీ ఉండేయి. ఓన్లీ రేడియో పెట్టేసి, నొక్కేసి, అలా పెట్టేస్తే, ఛానెలొచ్చేసేదంతే. సాంగ్స్ వస్తనే ఉంటయి ఇరవై నాలుగు గంటలు. <chuckles> ఇంక
సో, అప్పటినుండే ఆ! ఓకే. <chuckles> అంతే ఇంకెవరొక సాంగ్‌లు వినేయడమే. అవును. బావుండేది కూడానండి ఆ టైము‌ల్లో.
<chuckles> అవునండి. అలాగా. ఏపు
మరి ఆ పాటలవి వినేవాళ్ళు. ఆ తర్వాత మాకెలా ఉండేదంటే మా డ్యాడీ‌కది మైండ్‌లో ఉండిపోయింది. ఆ రేడియో పాడేసే పాదపని గే జానపద గీతాలవన్నీని. అప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఆటిల్లో వస్తుంటే ఎస్తూ ఉంటారు. "ఎసి, చూడరా సాంగ్స్ బావుంటాయి తెలుసా!" అనేవాళ్ళు. నాకేమో, "ఏటి నాన్న అంత సా ఇంత స్లోగుంది సాంగ్" అంటాను నేను. ఎందుకంటే మనకి కొంచెం ఫాస్ట్ సాంగ్స్ అలవాటు పడిపోయాం.
ఆ! అవునండి. <chuckles> అవునా? <laughs> అప్ ఆ! అవునండి.
ఈమ్ కానీ 'మాయాబజార్' సినిమా ఉంటది. పాత సినిమా. దాన్ని కలర్ కూడా చేశారు. ఆ సినిమాలో సాంగ్స్ చాలా బావుంటయండి. మొత్తం సాంగ్స్ అన్ని సూపరే. ఆహ్, వివాహ భోజనంబు సాంగ్ గాని లేదంటే, ఇంకో సాంగ్ ఉంటది. ఘట్‌కొ‌జ్జు‌గా ఘటోగజ్జు‌డొచ్చి డ్యాన్స్ ఎస్తూ ఉంటరు. ఆహ్, అహ నా పెళ్ళంట, అహ నా పెళ్ళంట అన్న సాంగ్ ఒకటి గాని
ఆ! అవునండి. అవునవును. అవునండి. అవునండి. <chuckles> అవును. ఆ! అవునండి.
ఇవి అద్భుతాలండి. ఆ పాట నెక్స్ట్ అప్పట్లో ఘంటసాలగారి పాటలంటే చాలా పిచ్చెక్కిపోయేవాళ్ళలా చూసేవాళ్ళు. తర్వాత తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ వచ్చాయి. ఆయన ఎన్నో సంవత్సరాలేరారు సంగీతాన్ని. ఇప్పుడు మనకున్న జనరేషన్‌కేటంటే ఇప్పుడు చాలామంది సింగర్‌లున్నారు. ఆళ్ళు బట్టి మనకు ఒక్కొక్క సింగర్ బట్టి మనం మనం కూడా టేస్ట్ మారిపోతూ ఉంటుంది.
అవునండి. అమ్మో! అవును.